ఈ రోజుల్లో నిజంగా టైమే లేకుండా పోతుంది. ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తున్నారు, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఇంటిని, పిల్లల్ని, వర్క్‌ని బ్యాలెన్స్ చేసుకోలేక సతమతం అయిపోతు ఉన్నారు. మీరైతే ఎలా మీ వర్క్‌ని, లైఫ్‌ని ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఏం చేస్తారు?
అవునండి. ఆహ్, వర్క్ లైఫ్ బ్యాలెన్సు చేసుకోవడానికి నాకైతే కొంచెం సులభమే అండి ఎందుకంటే, ఆహ్, నాకింక పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా ఆ బర్డెన్ అనేది నాకు తల మీద ఇంకా పడలేదు.
ఓహ్! <chuckles> అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గానే బ్యాలెన్స్ అయిపోతూ వస్తుందనమాట.
అందుకని నాకు బ్యాలెన్స్ అవుతది. అలా అని చెప్పేసి కంప్లీట్‌గా బ్యాలెన్స్ అవుతుందని గుడా చెప్పలేను. ఎందుకంటే, కొన్ని కొన్ని సార్లు చాలా అంటే చాలా వర్క్ ఎక్కువ అయిపోతుందనమాట. అంటే నేను చేసే వృత్తిలో, అంటే నేను ఆహ్, ఇంటీరియర్ డిజైనింగ్ అనమాట చేసేది. ఆహ్, దాంతో పాటుగా నేను ఆర్కిటెక్ట్ ప్లస్
హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. అంటే సెపరేట్ కంపెనీనా? లేకపోతే ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారా?
ఆ! నేను కంపెనీలో వర్క్ ఏం చేయట్లేదు, నేనే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేస్తున్నాను. సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద, ఫ్రీలాన్సింగ్ చేస్తానండి నేను. ఆహ్, అంటే ఆఫీస్ అనేది, ఫిజికల్ ఆఫీస్ అనేది ఏం లేదు గానీ, ఆహ్, నాకు ఇట్లా ఆన్లైన్‌లోనే వస్తారు ఇట్లా క్లయింట్సు, వాళ్ళతో నేను మాట్లాడుకొని. ఆహ్, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? ఇదంతా తెలుసుకొని, ఒక బడ్జెట్ చెప్తాను. బడ్జెట్ చెప్పి, ఒక డెడ్లైన్ ఇస్తారనమాట ఈలోపు కావాలని. వాళ్ళు త్వరగా చెప్తే ఎక్కువ చార్జ్ చేస్తాను, కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే దానికి తగ్గట్టుగా అవర్లీ చార్జెస్ అనో, లేకపోతే పర్ స్క్వేర్ ఫీట్ చార్జెస్ అనో, ఇలా చార్జ్ చేసి నేను తీసుకుంటాను అనమాట వాళ్ళ దగ్గర.
హ్మ్. ఓకె, ఓకె, ఓకె. ఆహా! ఓ ఓకె. ఆహాహాహా! ఓకె, ఓకె, ఓకె. అంటే ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఏముంటుందండి? అందులో ఆహ్, లోపల సీలింగ్, ఫాల్స్ సీలింగ్ ఇట్లా చెప్తూ ఉంటారు కదా! ఆహ్, ఇ ఇంట్లో కబోర్డ్స్ అని చెప్తూ ఉంటారు అదేనా?
ఆ! అవునవును. ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఏం వస్తదంటే అసలు, ఆహ్, ఏహ్, ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంటది గద. మనం అపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, మీరు ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు దాంట్లో వాడు మొత్తం దాంట్లో ఏమి ఇవ్వడండి అడు. ఏం ఇవ్వడు జస్ట్ ఒక గొ గోడలుంటయి, ఆహ్, కింద టైల్స్ ఏసిస్తాడు. కిచెన్ కూడా మనకి మోడలర్ కిచెన్ ఏం రాదనమాట. కబోర్డ్స్ ఏం ఉండవు, సీలింగ్ ఉండదు, జస్టు మనకి ఇచ్చేదేంటి వాడు ఆహ్, తల్ స్లాబు, ఆహ్, పిల్లర్స్ ఇస్తాడు, విండోస్ ఉంటాయి, డోర్స్ ఉంటాయి అంతే ఇవి తప్ప ఏం ఇవ్వడు అనమాట. కానీ ఇవి మాత్రం ఉంటే సరిపోదు కదా మనం రోజు ఆహ్, వాడుకోవడానికి కానీ, వీటికి కానీ కబోర్డ్స్ ఉండాలి కంపల్సరీగా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. గోడలు స్లాబు, పిల్లర్సేసిస్తాడు అంతే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. కబోర్డ్స్ ఉండాలి, కంపల్సరీ ఆహ్, మాడ్యులర్ కిచెన్ ఉండాలి.
కిచెన్ ఉండాలి, కిచెన్ కూడా ఏంటంటే ఆహ్, మనం ఉపయోగించుకోవడానికి వీలుగా మన్ ఒక ఈ హైట్‌లో ఎంత ఉండాలి, ఇ ఇక్కడ ఇది ఉండ బాటిల్ రాక్స్ ఇక్కడ ఉండాలి. ఇవన్నీ ఉంటాయి గదా ఇయన్ చాలా ఉంటాయనమాట. ఒక మంచి సీలింగ్
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, దానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరదు కదండీ తప్పకుండా ఆ సైట్‌కి వెళ్లేసి అట్లంత చేయాలి కదా!
అంటే నేను చేసేది ఏంటంటే, ఒ ఆహ్, వర్క్ ఫ్రమ్ హోమ్‌లో చేసేదేంటంటే, ఓన్లీ డిజైనింగ్ చేస్తాను. ఎగ్జిక్యూషన్ అంటే నేనెళ్లి వర్క్ చేపిచాలంటే, అలాంటి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కంపల్సరీగా మీరన్నట్టుగా ఇది మనం సైట్‌కెళ్ళి వర్క్ అనేది చేపిచాలి. అప్పుడే మనకు ఇంకా వర్క్ ఎక్కువ అయిపోతది. కానీ కొన్ని ప్రాజెక్ట్స్ ఏం వస్తాయి అంటే నాకు ఆన్లైన్‌లో వచ్చేవి ఆహ్, వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు బిల్డర్స్, కాంట్రాక్టర్స్ వీళ్ళు ఉంటారు కదా! వాళ్ళు వాళ్ళ క్లైంట్ దగ్గర అంటే ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళ దగ్గర, వీళ్ళు ఆహ్, కాంట్రాక్ట్ తీసుకుంటారు ఇంటీరియర్స్ చేపించడానికి. వాళ్ళ దగ్గర డిజైనర్స్ కావాలి కదా, వాళ్ళకి ఆ డిజైనర్స్ కావాల్సినప్పుడు వాళ్ళు నన్ను ఆహ్, ఇట్లా కాంటాక్ట్ అయ్యి, ఇట్లా ఒక 3 బిహెచ్‌కే అపార్ట్మెంట్ ఉంది దీనికి డిజైన్ చేయమని చెప్తె. నేను దాన్ని డిజైన్ చేసిచ్చేసి వాళ్ళకి పంపిస్తాను అనమాట. మంచిగ ఆ! రియలిస్టిక్‌గా ఉండేటట్టు, ఫోటోస్ ఉంటాయి కదా అంతే ఆహ్, అది డిజైన్ అయిపోయిన తర్వాత. ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయిన తర్వాత ఎలా ఉండిద్దో, నేను ముందే డిజైన్ చేసి వాళ్ళకి త్రీ‌డ్‌లో చూపిస్తే వాళ్ళకి అది నచ్చితే అది వాళ్ళు అక్కడ ఎగ్జిక్యూషన్ అన్నది తర్వాత తీసుకెళ్తారు. ఇది పని ఒకవేళ మొత్తం కం
ఓకె. ఆ! ఓకె. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె, అంటే మీరు ప్లాన్ అనేది ఇస్తారు అన్నమాట ప్లాన్ గీస్తారు దీని కోసం.
ఆ! మొత్తం త్రీడిలో నేను ఆహ్, నా నేను యూజ్ జేసే ఆహ్, సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉండిద్దో, కొన్ని ఉంటయి అనమాట దాంట్లో ఆహ్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉందనేది 2 చూపిచ్చిన తర్వాత, వాళ్ళు దాంట్లో మళ్ళీ మార్పులు చేర్పులన్నీ చెప్పి, అవి గూడా చేసిన తర్వాత ఫైనల్ అయిపోతది. తర్వాత దాన్ని వాళ్ళు సైట్‌లోకి దీసుకెళ్ళి మనకి కార్పెంటర్లు గాని, వీళ్ళందరూ ఉంటారు గదా! పెయింట్ వర్కర్స్, సీలింగ్ జేసేవాళ్ళు వీళ్ళందరికిస్తూ, వాళ్ళకి చూపిస్తూ వాళ్ళు దాన్ని జూసి దానికి తగ్గట్టుగా అక్కడ వర్క్ చేస్తారు. తర్వా అదొక నెల, 2 నెలల్లో పూర్తి అవుతదనమాట. ఇది చె ఇంటీరియర్స్ హ్మ్. అట్లాగ.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. ఓకె. ఓకె అండి బావుంది. అయితే, ఇప్పుడు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కాబట్టి, అది తప్పకుండా మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితే వస్తది. ఆటోమేటిక్‌గా అయితే రాదు ఆ బ్యాలెన్సనేది. ఆహ్, ఎందుకంటే వర్కు, హోము అన్నీ మిస్ మిక్స్ అయిపోతాయి హెల్త్ మ్యానేజ్‌మెంట్ అన్నీ మిక్స్ అప్ అయిపోతాయి అనమాట. అయితే మీరైతే గనక ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు రోజుని ఎలా ప్లాన్ చేసుకుంటారు?
అవును ఖచ్చితంగా మన ఆఫీస్‌కెళ్తే ఏంటంటే అవునండి. నేనెలా బ్యాలెన్స్ చేస్తా అంటే ఆహ్, మీరన్నట్టుగా నిజంగానే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మ ఒకప్పుడు ఏదో కరోనా టైంలోనే గదా! మన వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. తర్వాత లాక్‌డౌన్ పెట్టేసిన తర్వాత, అంతకుముందు ఏంటంటే, ఆఫీస్‌కెళ్లే పని జేయాలి కాబట్టి, ఆఫీస్‌లో ఉన్నంత సేపు ఆహ్, 8 గంటలకు గానీ, 9 గంటలకు గానీ అక్కడ ఇంక వేరే ఏం డిస్టబెన్స్ లెకుండా ఫోను గూడా పక్కన పెట్టేసి వర్క్ చేసుకొని తర్వాత, ఇంటికొచ్చేసేవాళ్ళం. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వర్కులు జూసుకునేవాళ్ళం. అంటే 2 బ్యాలెన్స్ అయ్యేవి, కానీ నాకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఆహ్, ఇక్కడ ఒక పక్కన మనం ఈ వర్క్ చేసుకునేటప్పుడు ఇంట్లో, ఇంట్ల్ ఏదో ఒక పని చెప్తారు. "అరే! కొంచెం ఖాళీగుంటే కొంచెం యెళ్లి షాప్‌కి యెళ్లి ఏదైనా తీసుకురారా. ఆహ్, నాన్న ఇట్లా బయటికెళ్లారు" అని జెప్పేసి ఏదో ఒక పని జెప్తారు. ఆ! లేపోతే ఫ్ ఆ! టక్కుమని. అంటే, మన వాళ్ళ కళ్ళ ముందెంటో ఉంటే ఏంటంటే, మనం ఎంత వరకు వర్ వర్క్ చేస్తున్నా గూడా వర్క్ చేయనట్టుగానే కన్సిడర్ జేస్తారు. ఎందుకంటే ఆఫీస్‌కెళ్ళట్లేదు కాబట్టి, మనం బిజీగా చేస్తానే ఉంటాం. ఓ పక్కన క్లైంట్ ఫోను చేస్తాడు నాకు, అన్ అయిందా, అయిందా అని చెప్పేసి వాడు విసిగిస్తా ఉంటాడు. అయిపోయింది సారు ఒక 2 మినిట్స్ అని జెప్తాను, ఈ 2 మినిట్స్‌లో నాకు మా అమ్మొచ్చేసి "ఆహ్, బిర్యానీలోకి ఇది కొత్తిమీర తక్కువ అయింది" అంటే, అని జెప్పిసది జెప్తారు. ఇప్పుడు మనకు ఒక బిర్యానీ గుడా కావాలి గదా! బిర్యానీ అని చెప్పంగాల్నే, ఆ! సరే అని జెప్పేసి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్లి తీసుకొచ్చా
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> ఇంట్లోనే ఉన్నావు గదా! టక్కున అందుకొని రాపో అని అంటారేమో. <giggles> హ్మ్. హ్మ్. ఆ! <chuckles> ఆ! ఆ! ఆ! హ్మ్. హ్మ్. <laughs> ముందే బిర్యానీకి అన్న వర్డ్ చెప్పేస్తారనమాట. <chuckles>
ఆ! చెప్పేస్తారు. అంటే, ఇంక వేరేదేం చెప్పినా వీడు ఎళ్ళడం బిర్యానీ అని చెప్పేద్దాం అని చెప్పేసి బిర్యానీ చెప్తారు, లాకపోతే నాకిష్టమైన స్వీటు గురించి ఏదో
ఆ! చూస్తే తర్వాత పప్పొస్తదా? లంచ్‌లో?
ఆ! త అం అలాంటి అలాంటివి అలాంటివి కూడా జరిగినాయి అంటే, "ఇప్పుడు కాదు నాన్న సాయంత్రానికి కోసం మ్యానేట్ చేయడానికి కొత్తిమీర లేదు. అందుకని తెప్పిచ్చాను. ఆహ్, ఇప్పుడైతే పప్పే ఆహ్, ఈవినింగ్ చేసుకుందాం ఎందుకంటే నాన్న గూడా ఈవినింగ్ వస్తాడు కాబట్టి అప్పుడు తిందాం" అని చెప్పేసి అలా కవర్ చేసేసింది అనమాట మెల్లగా. అ! అట్లాగా ఆహ్, ఇదొక్కటే కాదండి మళ్ళీ ఫ్రెండ్స్ కూడా వస్తారు, ఫ్రెండ్స్‌తో వీళ్ళతోనే ఎక్కువ పెద్ద తల నొప్పి. ఎప్పుడు వాళ్ళేంటంటే, వాళ్ళు వాళ్ళ వర్క్ వేరే ఉండుద్ది. మన ప్రొఫెషన్ గాదనుకోండి. ఆహ్, ఐటీ గానీ, కొంతమంది ఇంకా వేరొళ్ళు గోల్డ్ వర్క్ కానీ ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారనమాట నాకు. అయితే, వాళ్ళేం జేస్తారు వాళ్ళు సాయంత్రం 5 వరకు, ఆరింటి వరకు వర్క్ చేసుకున్న తర్వాత మెల్లగ ఫోనొచ్చిద్ది నాకు. "రేయ్! ఎక్కడున్నావు, నేను అయిపోయింది నా వర్కు వస్తావా" అనంగాల్నే ఆ టైంలో నేనేంటి. ఆహ్, స్ నేను వద్ రాలేను అని చెప్పలేను, కానీ వస్తానని కూడా చెప్పలేను. 2 పక్కన, అటు పక్కన, ఇటు పక్కన 2 పక్కల యె ఇరుక్కుపోయాననమాట. నాకు ఇప్పుడు ఆఫీస్ అవర్స్ అనేది ఏం ఉండదు కదా నాకు నేనేం చెప్తాను క్లయింట్‌కి ఇంకో నేను నైట్ తొమ్మిదింటికల్లా నీకు వర్క్ ఇచ్చేస్తాను, అయిపోతది అనంగాల్నే, నాకు పేమెంట్ కూడా రావాలి కాబట్టి వాడు చెప్పిన మాట వినాలి నేను ఖచ్చితంగా. ఆ! అందుకని చెప్పేసి తప్పదు వర్క్ చేస్తూనే ఉండాలి, ఇంక ఎంత సేపు అయిన. ఓ పక్కన వీళ్ళు ఫోను చేస్తారు, "రేయ్! త ఎంతసేపు, రా వస్తున్నావా రావట్లేదా? ఆహ్, మేం ఇక్కడ బయటకెళ్తున్నాం తిరగడానికి నువ్వు ఒక్కడే మిస్ అయిపోతున్నావు తొందరగా రా నువ్వు వస్తావా లేకపోతే మమ్మల్నే రమ్మ"
<giggles> ఆ! హ్మ్. ఆ! <laughs> ఓకె. ఓకె. ఓకె. ఆ! హ్మ్. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! అదే. హ్మ్. హ్మ్. <giggles> ఓకె. ఓకె. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. <chuckles> ఆ! మిస్ అయిపోతున్నావ్, ఒక్కడినే మిస్ అయిపోతున్నా అనేసరికి మనసు అటు గుంజిద్ది.
ఆ! ఊరిస్తా, ఊరిస్తా ఉంటారు. ఉల్ అబ్ "నువ్వు వస్తావా, నేను రానా? నువ్వు రాకపోతే మేమే వచ్చేస్తాం, ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటాం" అంటారు. వద్దురా బాబు మీరోస్తే గోల గోల జేస్తారు నేనే వస్తాను అని జెప్పేసి అట్లా ఇంట్లో అప్పటిదాకా మళ్ళీ మా అమ్మతో గొడవ, "ఇందాక నేనెదో పని చెప్తేనే వెళ్ళనన్నావు ఇప్పుడు మీ వా వాళ్ళు ఫోను చేయగలినే వెంటనే వెళ్ళిపోతున్నావు" అని చెప్పేసి ఆహ్, మళ్ళీ ఇదొకటి గొడవ స్టార్ట్ అయిపోద్దనమాట. లేదమ్మా పని మీదే వెళ్తున్నాను. ఇట్లాగా సైట్ వర్క్ మీద అసలు సైట్ వర్క్ ఉండదు. ఏం ఉండదు. సైట్ వర్క్ అంటే ఫ్రెండ్స్‌తో కలిసి రావటం అనమాట. అట్లాగ క్లయింట్ అట్లా క్లైంట్ మీటింగ్ అని జెప్పేసి అట్లా బయటికెళ్ళి. తీర యెళ్లి బయట చూస్తే ఏం ఉండిద్ది, అక్కడ పనేముండదు ఎక్కడికెళ్ళేదేముండదు. వాడి షాప్‌లో గూర్చొని ముచ్చట్లు చెప్పుకొటమే. అది తప్ప ఇంకేం జరగదు. వాడికేంటంటే, వాడి ము కళ్ళ ముందు మేమందరం గనిపించాలి, ఆహ్, వాడి పని అయిపోయింది గదా! వాడి పని అయిపోయింది. వాడు ద ఆ రోజు సంపాదించేసుకున్నాడు, అయిపోయింది. తర్వాత ఇంక మాతో ఉండాలి. ఆ! అంటే అది కూడా ఒక రకంగా, మంచిదే ఫ్రెండ్స్‌తో ఇట్లా చిల్ అవ్వటం అనేది.
హ్మ్. ఆ! <chuckles> ఆ! ఆ! హ్మ్. హ్మ్. <chuckles> ఆ! ఆ! హ్మ్. అదే. అదే. అదే. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> ఆ! ఆ! అ! ఆ! అ! కొంచెం చిల్ అయితే తర్వాత బ్రెయిన్ యాక్టివ్‌గా వర్క్ జేస్తది.
బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండిద్ది మనకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉండిద్ది. ఎందు ఆహ్, ఏంటంటే నేనేం నమ్ముతానంటే ఎంత వర్క్ చేసినా కూడా మనం సంపాదించేది కొంచెం సంతోషంగా ఉండడానికే కదా! ఆహ్, మంచిగా మంచి ఫుడ్, తినడానికి కానీ, లేకపోతే మంచి బట్టలు కొనుక్కోవడానికి గానీ, మనకి నచ్చిన వాళ్ళతో ఉండటానికి కోసమే కదా! ఎంత చేసినా గూడా. మళ్ళీ నేను ఎంత సేపు కష్టపడి నైటంతా కూర్చొని, కష్టపడి పని జేస్తే ఆ డబ్బులు సంపాదించి మళ్ళీ నేను ఇంట్లోనే కూర్చుంటే దాంట్లో అర్థమే లేదు గదా! అందుకని చెప్పేసి నేను ఆహ్, ఇలాగ వాళ్ళతో స్ టైమ్ స్పెండ్ చేయడానికి కానీ, వీటికె కొంచెం టైం ఇస్తాను. టై అంటే, ఆహ్, ఫ్రెండ్స్‌తో గూడా ఇప్పుడు ఇప్పుడంటే కా అందరు, ఇప్పుడు అందరూ ఎవరికీ పెళ్లిళ్లు అవ్వలేదు కాబట్టి ఈ టైం ఇప్పుడే ఉండిద్ది మళ్ళీ ఓహ్, చ్ ఓహ్, రొ ఒకడికీ ఆహ్, బిజీ అయిపోతారు. ఒచే సొ ఒక ఒక సంవత్సరంలో పెళ్లవ్వచ్చు, ఇంకోడికి 2 సంవత్సరాల్లో అవ్వచ్చు. లేకపోతే ఒకడికి నెలల్లోనే అవ్వచ్చు. ఆహ్, ఒకడైతే షాకిచ్చేసాడు ఆల్రెడీ పెళ్లి జేసుకొనొచ్చేసి, పెళ్లి అయిపోయిందన్నాడు. అలాంటి వాడినైతే మేము ఇప్పుడు మిస్ అయిపోతున్నాము మా గ్యాంగ్‌లో.
హ్మ్. అవును. అవును. కరెక్ట్‌గా చెప్పారు. హ్మ్. హ్మ్. అవును. అవునండి. అవును. అవును. కరెక్ట్. హ్మ్. హ్మ్. అవును. తర్వాత అందరూ బిజీ అయిపోతారు, ఫ్యామిలీ లైఫ్‌లో. హ్మ్. హ్మ్. <laughs> ఆ! ఓకె. ఓకె.
ఆహ్, హ్మ్. ఇలాంటి షాకులిస్తారు కాబట్టి, సరే ఉన్నప్పుడే ఖాళీగా ఉన్నప్పుడే టైమున్నప్పుడే మనం ఎంజాయ్ చేద్దాంలేరా ఇంకా ఎవడికి కుదరట్లేదుగా అన్నట్టు. ఆహ్, కొంతమందేంటంటే వేరు వేరు హ్మ్.
ఆ! హ్మ్. ఆ! ఆ! అయితే ఎవ్ ఎవరైనా కొన్ని బౌ ఆహ్, ఒక్కోసారి వర్క్‌ని, లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోలేక ఎవరో ఒకళ్ళకి కొంచెం బౌండరీ పెట్టాల్సిన స ఆహ్, పరిస్థితొస్తది. ఆహ్, ఎప్పుడైనా ఆ బౌండరీ పెట్టారా లేదు నాదిది, భోజనం టైము తినాలి తిన్న తర్వాత చేస్తానని వర్క్ వాళ్ళకి క్లయింట్‌కి చెప్పడము
అవునండి. అవును ఖచ్చితంగా మంచి ప్రశ్నే అడిగారు, ఇంకా ఇలాంటి ఇలాంటి బౌండరీస్ పెట్టడం వల్లే కొన్ని రిలేషన్స్ కూడా మనకి బ్రేక్ అవుతాయి అనమాట. అంటే నువ్వు నాకు టైమివ్వట్లేదు, ఆహ్, ఎప్పుడు వర్క్ అంటావు లేపోతే ఫ్రెండ్స్ అంటావు అని జెప్పేసి ఇట్లా మనతో గొడవ జేసుకొని కొన్ని ఆహ్, రిలేషన్స్ కూడా బ్రేక్ అయినయి నాకు. ఏంటంటే ఆహ్, వాళ్ళర్థం చేసుకుంటారేమో అనుకుంటున్నారు, ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి మనం నో చెప్పలేం కాబట్టి తప్పనిసరిగా యెళ్ళాల్సొస్తుంది. ఆహ్, కానీ వీళ్ళేంటంటే అర్థం చేసుకుంటారులే అని నేను ఆలోచనతో వీళ్ళని కొంచెం దూరం పెట్టడం కాదులే గాని, తర్వాత ఆహ్, చేస్తారు వర్క్ చేసుకుంటున్నాను, లాకపోతే ఫ్రెండ్స్‌తో ఉన్న అని చెప్పంగాల్నే వాళ్ళది అర్థం జేసుకోకుండా, అంటే వాళ్ళు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మనకి ఫ్రీ టైమ్ దొరకదు గదా! ఇద్దరికిద్ హ్మ్. అట్లాంటప్పుడు కొంచెం ఈ మిస్ అండర్‌స్టాండింగ్స్ ఇట్లాంటివి జరగడం వల్ల కొంచెం రిలేషననేది దూరమవుతుంది. అలా అయినయి కూడా.
బ్రేక్ అవుతాయి. హ్మ్. ఆ! ఆ! ఆ! ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. దొరకదు కరెక్ట్. హ్మ్. హ్మ్. హ్మ్. అయినయి కూడా ఉన్నాయి. ఓకె. ఓకె. ఓకె. మొత్తానికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం మీరు ఏం చేస్తారు? వర్క్‌ని, లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఎటువంటి చిట్కాలు ఉపయోగిస్తారు, అనే విషయాలన్నీ గూడా చక్కగా వివరించారండి. మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
అవును. తప్పకుండ అండి ధన్యవాదాలండి.